అవును. అవును. అలాంటివి అది ఎప్పుడూ మొదలవుతుంది. చిన్నతనం నుంచే వాళ్ళని ట్రైన్ జేయాలి. దీనికి ఇంత నువ్వు కష్టపడాల్సిందే. కష్టపడితేనే నీకు ఫలితం ఒస్తుంది. కదా! కాబట్టి నువ్వు దీనికి కష్టపడు. కానీ దాని తర్వాత వచ్చే కాన్సీక్వెన్సెస్ గురించి ఆలోచించకు. దీనివల్ల ఒత్తిడి పెరగటమే తప్ప, నీకు చిన్న ఉపయోగం గూడా ఉండదు. నువ్వేదన్నా తప్పు జేసావా? దాన్నించి నేర్చుకో.
సో, మీ హ్మ్. అంతే కదా! మరి ఈటిల కోసం ఈ వ్యాయామాలు గాని లేదంటే చిన్న చిన్న చిన్న బ్రేకులు తీసుకున్న అంటే మనకి కొంతమంది చూసారా? జాబ్స్ చేస్తున్నప్పుడు బ్రేక్ టీ బ్రేకులు గాని అలాంటివేవైనా తీసుకుంటూ ఉంటరు. ఇలాంటివి మంచివనంటారా?
అవును. హ్మ్. ఖచ్చితంగా. ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నావనుకోండి. బాగా ఒక్కోసారి టూ ముచ్ ఆఫ్ వర్క్ అయిపోయి అది మనకు తెలియకుండానే మనల్ని బుర్ర హీట్ ఎక్కిపోయిందబ్బా! అంటూ ఉంటారు. <chuckles> అలాంటి వాటికి అబ్బో! నా వల్ల కావట్లేదు. కొంతమంది బ్రెయిన్ నా తలలో నుంచి పొగలొచ్చేస్తున్నాయి అంటుంటారు. అలాంటప్పుడొక 10 నిమిషాలు ఒక పాట వినండి. ఒక మంచి టీ తాగండి. మీకు నచ్చిన పని ఏదన్నా ఆహ్, బయటికెళ్ళి ఆ చెట్లను జూడండి. మంచి ఆక్సిజన్ తీసుకోండి బయటికెళ్ళి. ఒక ప ఆ! ఒక పని నుంచి డిస్ట్రాక్ట్ అవ్వండి. ఆ పని నుంచి కొంచెం పక్కకెళ్ళండి. ఆ ఒత్తిడి నుంచి ఒక 10 నిమిషాల బ్రేక్ లేకపోతే ఒక సరదాగా నలుగురు కలిసి కబుర్లు జెప్పండి. నవ్వుకోండి చక్కగా. అట్లాంటి పనులు చేస్తే ఆ ఒత్తిడి మటుమాయమైపోయి మళ్ళీ నెక్స్ట్ ఎళ్ళేటప్పుడు హ్మ్ మరింత ఉత్సాహంతో ఎళ్తాము అని అనిపిస్తుంది.
హ్మ్. <chuckles> నిజమే. అమ్మ! పిచ్చెక్కిపోద్దండి బాబు! <chuckles> అవును. పాజిటివ్‌గా మనకుంటుంది. నిజంగా. ఇది చాలా బా చెప్పారయితే. ఇది ఇది పర్ఫెక్ట్ మనకి. ఏంటంటే మనం ఒత్తిడిని తగ్గించుకోడానికి చిన్న చిన్న బ్రేకులు, ఓ టీ తాగడమో లేదంటే ఒక ఆఫీస్ వాతావరణం కొంచెం పక్కకెళ్ళి ఓ చెట్లో ఎక్కడో దగ్గర కూర్చుంటే కొంచెం మంచి పాజిటివ్ గాలి గాని, లేదా చల్లని శ్వాస గాని ఏదై ఏదైనా మనకి కొంచెం ఆ పక్కకెళ్ళినప్పుడు ఏదోక పాట, మీరన్నట్టు పాట వినడం గాని ఎందుకంటే పాట సంగీతానికి ఉంటుందంటండి ఆ పవరు.
హ్మ్. అవును. అవును. ఒక పాట ఆ! సంగీతం చాలా అవును. లేపోతే క్వైట్‌గా గూర్చో మాట్లాడకు కాసేపు. <chuckles> క్వైట్‌గా గూర్చో. ఆ! అంటే యోగా జేయాల్సిన పని లేదక్కడ. క్వైట్‌గా గూర్చో. మ కామ్ డౌన్ అవ్వు ఫస్ట్ నీ ఆలోచనలుకు అదుపు జేసుకో. దేన్నన్నా ఒక ఫోకస్డ్‌గా ఏదన్నా చూడు. ఒక చెట్టుని జూడు. చక్కగా, అట్లాంటివి జూస్తా ఉంటే ఇప్పుడేదన్నా సూర్యోదయం, సూర్యాస్తమయాలుంటాయి కొన్ని కొన్ని. అలాంటివి అబ్జర్వ్ జేయటం వల్ల పక్షులు వినడం ఇట్లాంటివి చూడగ చిన్న చిన్నవి తగ్గిచ్చేస్తాయండి ఖచ్చితంగా. మనల్ని బ్యాక్‌కి తీసుకొస్తాయి.
ముకుమై లైక్ యోగా టైప్ అవును. అవును. ఇప్ మన మన చుట్టుపక్కల మొత్తం పాజిటివ్ వైబ్రేషన్‌ని మనం తెచ్చుకోగలగాలి...
నింపాలి. యెస్! యెస్! అవును.
మనకు మనం. సో, ఆటోమేటిక్‌గా అవి నింపినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ప్రెషరనేది కంట్రోలవుతుంది మనకి. మనం కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్.
అయిపోతుంది. ఖచ్చితంగా.